ఆ! <smacks lips> ఇదాట్లీ వల్ల, ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సినిమా చూడండి. మీరు ఎంత బావుంటది తెలుసా ఆ సినిమా! మీ వల్‌గారి‌టి కూడా ఉండదు. ఆ సినిమా మీద అంత రూమర్‌లు చేసేసి, అంత ఫేక్ ఆ సినిమాకి ఎంత ఫేక్ చేసేసారో. అదొక వర్‌స్ట్ మూవీ, దరిద్రమైన మూవీ, యూత్ చూడకూడదు. కానీ నంబర్ వన్ మూవీ అండి. ఆ డైరెక్టర్‌నడిగితే, ఆ డైరెక్టర్ ఏం చెప్పాడో తెలుసా? నేను నా సినిమాలోను ఒక్క వల్‌గారి‌టి నేను చూపించలేదు. ఒక అమ్మాయిని అబ్జెక్షన్ చేస్తూ, తనను ఒక పాయింట్ ఔట్ నేను ఎక్కడ చేయలేదు. ఒక ఇద్దరు ప్రేమించుకోవడానికి చూపించాను అంతే అన్నాడు. నిజం అండి. ద ఆ సినిమా మొత్తం మీరు చెక్ చేస్తే, ఎక్కడ వల్‌గారి‌టి ఉండదు. ఒక ఇద్దరి ప్రేమ కనిపిస్తది అందులో అంతే. అలా ఉండాలండి. ఇప్పుడు ఒక ఒక గాసిప్స్ గాని, ఏవైనా సరే ఫేక్ న్యూస్‌లు, ఒ ఒక్క చిన్నది స్టార్ట్ అయితే, అవి అల్లేస్తాయండి మొత్తం అంతాను. అది నిజమేనా, అది నిజమా, అబద్దమా అని మనం గ్రహించే‌లోపు, అది మొత్తం అంతా తెలిసిపోద్ది. ఊరంతాకి వెళ్ళిపోద్ది. కానీ దానివల్ల ఎంత బాధపడతారండి అవతలోళ్ళు. ఇయ్యో! నా కోసం
అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవునండి. అవును. అవునండి. అవునండి. అ అవునండి. అవును. అవునండి. అవునండి. అవును. అవునండి. అది ఎవ్వరు అర్థం చేసుకోరండి. ఎందుకని?
అర్థం చేసుకోరు. వాళ్ళకి ఆ సెల్ఫ్ సాటిస్ఫై. నేను ఈరోజు చెప్పేసానా, లేదా? నేను చే మన టీవీ న్యూస్ చానెల్స్ ఏం తక్కువ ఏంటండి! ఇన్ని ఫేక్ న్యూస్‌లేస్తున్నాయి.
ఆ! అవున అవునండి. అదైతే అవునండి. అది కూడా కరెక్ట్ అండి. ఫేక్ న్యూస్‌లు, న్యూస్ ఛానెల్లో కూడా
చాలా దారుణం. ఆ పొలిటీషియన్స్. ఇప్పుడు పొలిటికల్‌గా మనం కొన్ని పార్టీ‌ల పేర్లవి చెప్పకూడదు గాని ఆ! మరి ఇంకా అవి ఫేక్ న్యూసే కదండీ!
పొలిటీషియన్స్ కూడా అలా ఉన్నారండి. హ్మ్ వాళ్ళు వాళ్ళు రోల్డ్ మోడల్‌గా ఉండాలండి. వాళ్ళు పొలిటీషియన్స్ కానీ, వాళ్ళే ఫేక్ న్యూస్‌లు ఎక్కువ చెప్పారండి. ఇంకా ప్రజలు ఎలా ఉంటారండి? ప్రజలు కూడా అంతకన్నా ద
అచ్చచ్చచ్చ! ఆర్బీ ప్రజలు ఆటోమేటిక్‌గా అలాగే తయారవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే అట్లీ వల్లే, వాళ్ళు కూడా అలాగే అయిపోతున్నారండి. ఇప్పుడు చిన్న పిల్లలకనుకోండి. చిన్న ఏజ్‌లో ఫేక్ న్యూస్‌లొచ్చాయంటే, అవి తెలిసి తెలియని వయస్సు. ఇప్పుడు కాదు కదా!
అవునండి. అయి ఆ! అవునండి. అవును. అవునండి. అవునవునండి. మ అవునండి. అయితే మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.

<giggles> ఆ!
పెళ్ళికెళ్ళి అమ్మాయిని చూశారండి. బావుంది. నచ్చింది. ఆహ్, "పెళ్ పెళ్ళికొడుకు అమ్మెళ్ళి పెళ్ళికూతురు దగ్గరికెళ్ళి, నువ్వు నిజంగానే అమ్మాయివేనా!" అని అడిగిందంటండి.
హ్మ్. సూపర్ ఇంకేమి. ఒరేయ్ బాబొరేయ్! అదేం డౌటండి?
యే అది చూడండీ!
ఆ అమ్మాయి ఎంతేడుత్తది.
అయితే ఇది నిజమో కాదో తెలీదు కానండి, ఆ పెళ్ళి కాన్సెలయిపేయిందండి. ఉ ఊరం
ఆ! నిజమయ్యుంటదండి. ఇలా ఇలాంటోళ్ళుంటారు.
హ్మ్.
ఆ! ఏవైందండప్పుడు?
ఏమైందండి. అంటే "నువ్వు అమ్మాయివా, కాదా ఊ ప్రూఫ్ చూపించు" అందంటండి.
అంటే ఇప్పుడెటు చూపు ఓకే. <giggles> జ జనాలెలా తయారయ్యారంటే!
<giggles> ఇంక ఏ ఏ ఏవర్థం కాలేదండి. అంటే ఇది, ఇది ఫే ఫేక్ న్యూసో లేతే నిజమో తెలీదు కానండి. అప్పుడు అమ్మాయి జీవితం నాశనమయిపోయిందండి. ఇటు అబ్బాయి జీవితం నాశనమయిపోయింది.
యాక్చువల్లీ అండి. ఫేకు న్యూసులంటే మనకి చిన్నప్పుడొచ్చేవండి అసలైన ఫేక్ న్యూసులు. నాకిప్పటికీ గుర్తు ఒక ఫేక్ న్యూసేంటంటే, ఇన్ ఆహ్, ఐ థింక్ బా చిన్నోడిని. ఈ 2003 వోల్డ్ కప్పు ఇండియా ఫైనల్‌దాకెళ్ళింది.
అవునండి. ఓకే. ఓకే అండి.
2003లో. అంటే ఇప్పుడు దాదాపు ఓ 22 ఇయర్స్ బ్యాక్.
ఓకే. ఓకే అండి. అవునవును.
స్కూల్లోని టాకేంటనుకుంటున్నారు. "ఆస్ట్రేలియా వాళ్ళు క్రికెట్ బాటుల్లోని ఐరన్లని యెట్టుకొనొచ్చేసారు. అందుకే అదీ స్పింగులు పెట్టేసారు. ఆళ్ళేది కొట్టిన ఫోరు, సిక్సూ యెళ్ళిపోయింది. మనోళ్ళకి ఆ బ్యాటుల్లేక ఓడిపోయాం" అన్నారండి.
ఆ! అవునండి. ఈళ్ళు స్ప్రింగులు పె స్ప్రింగులు పెట్టుకునొచ్చేసి ఆ! <laughs> అవునండి. నేనూ విన్నానండి ఇది. నేనూ విన్నాను.
ఆ టైములోన మనకెలా ఉండాదంటే కాసేపాలోసిస్తాను నిజంగానా ఐరన్‌నెలా గెట్టేసారురా అనేసి. ఇప్పుడైతే నవ్వొస్తది.
అవునండి. మనోళ్ళు అయితే మనోళ్ళు కానీ అయ్యి అసాధ్యమండి. అయ్యి జరగవండి.